ఆ! వచ్చింది‌ది ఇది దీన్నసలు బంపిచ్చేయాలి అది, ఇది, అని ఎన్ని <chuckles> తిట్టుకుంటదో ఆ ఆమని.
<chuckles> అయ్యో! మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్‌గుండేది అనుకుంటా! సీరియలొస్తూ ఉంటే.
అవును. అసలు సీరియల్ చూడడం కన్నా మా నాయనమ్మనే ఫుల్లు <chuckles> సీ ఆహ్, హ్మ్. ఆ క్యారెక్టర్లు అన్నిటిలోకి దూరిపోయి ఆమె ఎక్స్ప్రెషన్‌లే బావుంటాయి.
హ్మ్. హ్మ్. మాట్లాడడము ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ముందు ముందు డైలాగ్స్ చెప్పడము.
అవును. అవును. ఆ! కానీ ఆ లాస్ట్‌కి వచ్చేసరికి మాత్రము ఆహ్, క్లైమాక్స్ గాని ఆహ్, అంటే అదే ఎండ్ జేయడమనేది అంత నచ్చలేదనమాట మా నాయనమ్మకి.
హ్మ్. అయిత్ హ్మ్. ఓహ్! అయినా అది ఎండ్ అవ్వలేదు గదా! ఇప్పుడేదో వస్తుందన్నా‌రు 'కార్తీక దీపం 2'.
ఆ! హ్మ్. అహా! అదే అది వేరు. ఇప్పుడు మా నాయనమ్మ గూడా లేదు పోయింది. <chuckles> ఆ! <chuckles> హ్మ్. 'కార్తీక దీపం' అయిపోయిందట్లా. తరువాత 'కార్తీక దీపం' అయిపోయిన తరువాత ఇది ఆహ్, గుప్పెడంత మనసు.
అయ్యో! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్.
అదయితే ఇంక
సీరియ అంటే మీరు సీరియల్ పిచ్చోళ్ళునుకుంటా? <chuckles>
<chuckles> నేను కాదండి మా నాయనమ్మ. ఆ! మా బాబాయి వాళ్ళు
అదే మీ నాయనమ్మ గారు మీకలవాటు జేసారు.
ఆ! అన్ అంటే ఆ ఆమె నేను ఇంట్లో ఉండేదాన్ని. ఇంక ఆమెకి మా మమ్మీనడగడం అం‌టే ఇష్టముండదు. మా డ్యాడీ ఆఫీస్‌కెళ్తూ అట్లా ఉండేవారు గాబట్టి మా డ్యాడీని అడ్ ఆ మా నాన్న గారిని గూడా ఆమేమి అడగదనమాట. ఇంక ప్రతి దానికి నన్నే పిలుస్తది. "నువ్వు బెట్టవే, నువ్వు పెట్టవే" అని నేనొక్కదాన్ని ఆమెకీ అంటే <smacks lips> అంటే మనవరాలు కదా! ఏమన్నా ఏమనను ఆ! <chuckles> ఏమనను అన్నట్టు. <sniffs> అట్లా. నీ 'గుప్పెడంత మనసు' ఒకటి. అసలూ అదయిపోయినప్పుడు చాలా బాధ పడింది మా నాయనమ్మ.
హ్మ్. ఓకే. హ్మ్. అదే. ఇగ మీరే. హ్మ్. మొత్తం ఇన్స్ట్రక్టర్. <giggles> హ్మ్. ఓకే. నిజంగాలేండి. ఇది నిజంగా సీరియల్ 'గుప్పెడంత మనసు' గూడా, నాకు కూడా చాలా ఇష్ట‌మే చెప్పాలంటే. హ్మ్.
ఆ! అవును. బావుండేది ఆ సీరియలు. <sniffs>
అవును. మీకింకోటి జెప్పాలంటే 'గుప్పెడంత మనసు' షూటింగ్ మా కాలేజులోనే అనమాట.
హ్మ్. ఆ!